ప్రతి ఒక్కరి జీవితంలో, సినిమా హాల్‌కెళ్ళిన అనుభవం ఉంటదండి. కానీ, ఆ అనుభవం చిన్నప్పుడు ఒకలాగా ఉంటది, టీనేజ్‌లో ఒకలాగా ఉంటది, పెద్ద ఎదిగిన తర్వాత ఉంటది, పిల్లలతో వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటదండి. అయితే, ఒక్కో సందర్భంలో ఒక్కోల. అది ఇంకా ఫ్రెండ్స్‌తో ఎళ్తే ఇంకోలా ఉంటది, గర్ల్ ఫ్రెండ్‌తొ ఎళ్తేనె ఒకలాగె ఉంటదండి. <chuckles> అవునండి. కానీ ఇంకోటండి అందరు గర్ల్ ఫ్రెండ్‌తో ఎళ్తే ఎంజాయ్ చేయచ్చు అనుకుంటున్నారు కానీ, అక్కడ ఎలా ఉంటది చెప్పనా అండి? ఎవడు చూస్తాడా, ఏంటి! అని టెన్షన్‌తో చూస్తామండి. <chuckles> ఇలాంటి అవునండి. అయితే, మీకు సినిమా హాల్‌కెళ్ళిన అనుభవం మిమ్మల్ని ఎలా మార్చింది? మీ జీవితంలో జరిగిన సంఘటనలో, మీరో కాలేజీలో చేసిన ఈ అన్నిట్లి గురించి, అనుభవాలు గురించి మాతో పంచుకోగలరా?
అవును. అవునం <chuckles> నిజంగా, నిజంగా. అవునండి. అవును. నిజంగా. ఇది ఎక్కువుంటుందండి. ఖచ్చితంగా అండి. నేను ముఖ్యంగా చెప్పాలంటేండి సినిమా ప్రేమికుడినండి. <smacks lips> అంటే ఆ! సినిమాలు ఎల్లా ఉన్నా చూసే వ్యక్తినండి. అంటే ఎక్కువ శాతం మీరు గమనించినట్టయితే, బయట ఎక్కడైనా ఆ సినిమా హిట్ అయిందా? ఫ్లాప్ అయిందా? ప్రతీది చాలా కాల్కులేటెడ్‌గా చేస్తారు.
ఓకే. ఓకే. ఓకే. అవునండి. అవును.
లేదు అంటే, ఇది మన హీరో, మన హీరో మాత్రం మనం వెళ్ళాలి. అంటే, ఉన్నారు లేండి నా ఫ్రెండ్స్ సర్కిల్లోనే ఉన్నారు. ఏంటంటే, వాళ్ళ హీరోకి మాత్రమే వాళ్ళు వెళ్ళే సినిమాలు. మిగిలిన వాళ్ళకి వెళ్ళని సినిమాలు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ, నాకు సినిమా హాల్ అనేది, ఖచ్చితంగా వెళ్లి ప్రతి ఒక్కడు చూడాల్సిన అనుభవం అండి. సినిమా హాల్‌కు వెళ్లే చూడాలి. అందులో కూడా. <chuckles> అలా మాట. హ్మ్. నేను బాగా, సినిమాలు అయితే ఎక్కువ హాల్‌కి వెళ్లి బాగా చూస్తూంటాను.
అవునండి. అవును. ఓకే. ఓకే. ఓకే. మీ మొదటిసారి సినిమాకెళ్ళింది ఏది అండి? ఏ సినిమా? ఎప్పుడేళ్లారు?
అంటే నేను ముఖ్యంగా చిన్నప్పుండి సినిమాలకి బాగా, అంటే మా నాన్నగారికి ఎక్కువ సినిమాలు అనేవి చాలా ఇష్టం అండి.
ఓకే.
ఆ! దాని వల్ల ఏమైందంటే, మీకు నమ్ముతారో లేదో మా నాన్నగారు 'నాగార్జునగారి' ఫేవరైట్. అయితే ఆ! నా కొన్ని, కొన్ని సినిమాలు 'నాగార్జునగారివి' మా నాన్నగారు సినిమా థియేటర్‌లోనే ఒక 22 సార్లు, 25 సార్లు సినిమాలున్నాయి. అంటే ఆ! అంత పెద్ద ప్రేమికులు. ఎందుకు అంటే, మా నాన్నని చూడడానికి కూడా ఆ హెయిర్ స్టైల్ గానీ, లేదా డ్రెస్సింగ్ స్టైల్ గాని సేమ్ అలానే మెయిన్‌టేన్ చేస్తూ ఉంటారు, మా నాన్న గారు కూడా. ఆ! అందుకని చెప్పి చిన్నప్పటి నుండి మమ్మల్ని కూడా సినిమాలకి ఎక్కువగా తీసుకువెళ్లడాలు, అవి అలవాటు చేసారు మాట. <smacks lips> అంటే ఇప్పుడు అంతే కదండీ ఏంటంటే
ఓకే. 'అక్కినేని'. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. కొంతమంది పేరెంట్స్ సినిమాకెళ్తే కొడతారు. కానీ మీరు నాన్నగారు అయితే <chuckles> అలవాటు చేసారు అది.
బాగా సపోర్ట్ చేస్తారు. ఆ! నిజం అండి. ఏంటంటే, ప్రతీది మనం ప్రతి అంటే మా నాన్న గారు ఎప్పుడు ఏం చెప్తూ ఉంటారు. అంటే, ప్రతి దానికి ఒక టైమ్ ఇవ్వాలి. అంటే చదువుకుంటూ ఒక టైమ్ ఇవ్వాలి. లేదు ఇలా సినిమాలు అవి చూస్తాం అంటే ఒక టైమ్. ఆడుకోవడానికి ఒక టైమ్. ప్రతి దానికి, జాగ్రత్తగా గనక మనం బాలన్స్ చేయగలిగితే మాత్రం, జీవితంలో మనం పైకెళ్తాం అనేసి మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారండి.
ఓకే. ఓకే. ఓకె. ఓకె.
అలా, నేను సినిమాలనేవి చిన్నప్పుడు నుండి బాగా చూసే వ్యక్తినండి, నేనైతే. అలా, కొన్ని కొన్ని సినిమాలు, నేను కాలేజ్ టైముల్లో గాని, స్కూల్ టైముల్లో గాని, నేను మానేసి మరీ స్ సినిమాలకి వెళ్ళిన రోజులున్నాయి తెలుసా?
ఒక్ ఓకేండి. ఓకె. అండి. అంటే, ఇంట్లో తెలిసేండి? తెలియకుండా?
తెలియకుండా అండి. స్కూల్లు, కాలేజ్లు ఎగ్గొట్టి మరీ ఇన్ సినిమాకెళ్తావంటే, ఇంట్లో వాళ్ళు కొట్టేస్తారు కదండి, అందుకని చెప్పి, నేను ఎలా ఉండేదంటే అండి, మాది హ్మ్, ఇంటి దగ్గర బస్సొచ్చేదండి మాకు.
అవునండీ. అవును. ఓకె.
అంటే ఇదేమీ ఆహ్, స్పెషల్ బస్ కాదు. మామూలుగా ఆర్‌టిసీ బస్సే హ్మ్. వస్తే మేవందరం ఆహ్, వీధి దగ్గర, ఆ చివరన ఉండేవారం. ఆహ్, బస్సు రాగానే, ఆ బస్సెక్కేసి, మేము కాలేజ్‌కెళ్ళేవారం మాట. అయితే, <chuckles> నాకు సినిమా పిచ్చి ఉండడంతో పాటు, నా ఫ్రెండ్సు‌కి కూడా సినిమా పిచ్చి అలవాటు చేసేశాను నేను.
ఆర్‌టిసీ. తా ఓకె. ఓకె. ఓకె అండి. ఓకె.
ఆ! ఏంటంటే ఇంక డ అంతేకదండీ! అంటే ఏ విషయం అయినా ఒకల
అవునండి. ఫ్రెండ్స్‌లో ఒకడు చెడదొబ్బేవాడుంటాడండి. <chuckles>
ఓకె. అలా, ఈ సినిమా విషయం బాగా అలవాటు. ఎందుకంటే, నేనెక్కువగా సినిమా టాపిక్లు చెప్పడాలు, లేదు అంటే, కాలేజ్‌లో నే కొంచెం డాన్స్‌లవీ ఏయడాలు, ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఉండేవనమాట, ప్రతి విషయంలో. దాని వల్లేంటి? అంటే, మనకంటూ కొంచెం ఫోకస్ ఎక్కువ పడతంది కదండి, మన మీద. "అరే! ఈడు డాన్స్ బాగేస్తాడురా! ఈడు కాలేజ్లో కొంచెం బా పేరు ఉందిరా," అన్నట్టుంటుంది గదా! <smacks lips> అలా నేనేం చేసేవాడినంటే, ఈ సినిమాల టాపిక్లెక్కువ చెప్పడం వీళ్ళు కూడా, నాతో సినిమాకి రాడానికి ఎక్కువగా ఇష్టం చూపించేవారు మాట.
ఆ! ఒక్ ఆ! చేస్తూ ఉంటారు. ఓకె. అవునండి. అవును. అవునండి. ఓకె.
అయితే, నేనేం జేశానంటే, ఇలాగేనండి, వ్ ఆహ్, చివరన మాట్లాడుకునేవారం, ఆహ్, బస్సు దగ్గర. ఆహ్, బస్సెక్కేసేవారం. ఎక్కగానే ఆలోచించేవారం. అరే! ఏం చేద్దాం? కాలేజ్‌కెళ్దామా? స్కూల్‌కెళ్దామా? లేదా సినిమాకెళ్దావా?
ఇయాల కొత్త సినిమా ఇయాల కొత్త సినిమా వచ్చింది. <giggles>
నిజంగా! ఇలాగ ఏదోక డిస్కషనయ్యేదండి. <smacks lips> అయితే, ఉంటారు కదండీ, 10 మందిలో ఒక్కడైనా, ఎవడో ఒకడు. "వద్దులేరా ఈరోజు కాలేజ్‌కి" అన్న వాళ్లుంటారు. అయితే, <chuckles> నీను మొదటగా అలా ఎవడైనా అంటే, ఫస్టే నే సినిమా అంటానండి. సినిమాకెళిపోదాం అయితే, మంచి సినిమా చూద్దాం. ఎందుకంటే, 2 సినిమాలు గాని చూస్తే, చక్కగా టైం అయిపోద్ది. హ్యాపీగా ఇంటికెళిపోచ్చు అనేవాడిని. అయితే
అవునండి. ఓకె. ఓకె.
మేము చక్కగా ప్లాన్ చేసుకునే వాళ్ళం అండి. ఏ సినిమాకెళ్దాం? ఏంటి అని. మీరు కొన్ని సార్లు నమ్మరు. నా స్కూల్ టైమ్‌లో మీకు 'వన్ నేనొక్కడినే' అనే సినిమా 'మహేష్ బాబుగారిది' ఉంటుంది. ఆ సిని ఆ సినిమా పెద్దగా మనకి ఏం అంటే పెద్దగా న సినిమా హిట్ అయిన సినిమా కాదు. కానీ నేను ఆ సినిమా కూడా 7 సార్లు చూసానండి థియేటర్‌లో.
అవునండి. అవును. అవునండి. ఓకే. అయితే మీరు మొదటగా అప్పుడు వెళ్లారన్నారు కదా! అండి మీ ఫ్రెండ్స్‌తో. ఏ సినిమాకెళ్లారు మీరు?
ఆ! అవును. ఆ! నేను మొదటగా స్కూల్ సమయంలో మొదటిగా ఎళ్ళింది అయితే 'ఆరెంజ్' సినిమా మీకు గుర్తుండే ఉంటుంది 'రా‌మ్‌చరణ్‌' గారిదె.
ఓహ్! 'రా‌మ్‌చరణ్‌ది' సెకండ్ సినిమా అండి. సెకండ్.
ఆ! అవునండి. అవునండి. ఆహ్, థర్డ్ సినిమా అండి. మూడో సినిమా. అయితే ఆ! ఆ సినిమాకి నేను ఎన్ని సార్లు ఎళ్ళానంటే నాకు కూడా గుర్తు లేదండి. <smacks lips> అన్ని సార్లు ఎళ్ళాను. అదొకటి నెక్స్ట్ ఇప్పుడు
ఓకే. అంటే మీరు ప్రేమికుడు ఏమోండి అయితే.
ఆ! బాగానండి. ఎందుకంటే, <smacks lips> మెయిన్ అండి. ఆ సినిమాలో ఆ! ఆహా ఓకే. ఆ! ఓకే. అమ్మాయిలు ప్రేమికుడు. అదేం కాదండి. మెయిన్ ఏంటంటే, అలాంటి సినిమాలు మనం థియేటర్‌లో చూడడానికి చాలా ఒక మంచి ఫీల్ వస్తాయండి. ఎందుకంటే, మ అక్కడ ఉన్న థియేటర్ కూడా చాలా పెద్దది. దాంతో పాటు మంచి పాటలు కదండి ఆ సినిమాలో. <smacks lips> ఆ
అహా! కా అలా కాదండి. మీరు సినిమా ప్రేమికుడు కదండి. ఆ, ఆ ప్రేమికుడండి. అవునండి. అవును. అయితే ఈ సినిమాలకి మీరు ఎళ్లారు కదండీ.
అవునండి.
సినిమాల్లో నిన్ను బాగా నవ్వించిన సినిమా ఏదండి? మిమ్మల్ని బాగా ఏడిపించిన సినిమా ఏమైనా ఉందా అండి?
ఏడిపించిన సినిమా అంటే, ఇప్పుడు నవ్వించిన సినిమాలు అంటే చాలా ఉంటాయండి. కానీ ఏడిపించిన సినిమా అంటే మీకు 'మల్లిగాడు' అనేసి ఒక మూవీ ఉంటుందండి. ఎవరంటే హీరో 'కార్తీ' అండి 'సూర్య' వాళ్ళ తమ్ముడు. 'కార్తీ' మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ చాలా పెద్ద హీరో తను.
ఓకే. ఓ ఓకే. అవునండి. అవును.
ఆ! 'ఖైదీ' కూడా చేసారు కదా! అయితే ఆహ్, తను మొదటి సినిమా అండి. 'మల్లిగాడు' అని ఒక మూవీ ఉంది. <smacks lips> అది మనకి తెలుగులో అప్పుడు డబ్బైయిందండి. అంటే అది ఎంత పెద్ద హిట్ మూవీ అంటే అండి, 5
అవునండి. అవును. ఓకే. తెలుగులో ఎలా? ఏ మళ్ళీ తెలుగులో కూడా 'మల్లిగాడే'.
ఆ! 'మల్లిగాడండీ'. 'మల్లిగాడు'. తెలుగులో 'మల్లిగాడు' కానీ తమిళ్‌లో 'పర్త్ వీరన్' సినిమా పేరు. తెలుగులో 'మల్లిగాడని' చెప్పి రిలీజ్ చేసారన్నమాట. అంటే మనకి ముందుగా 'కార్తీక్‌గారి' సినిమాలు 'ఆవారా' సినిమా రిలీజైయిందిక్కడ. ఆ! లేదు. లేదు. ఆ! 'యుగానికి ఒక్కడు', 'యుగానికొక్కడు' ఫస్ట్ రిలీజైయింది.
ఓకే. ఓకే. ఓకే. అవునండి. అవ్ 'ఆవారా' అహా! ఓకే.
ఆ! తర్వాత 'ఆవారా' సినిమా రిలీజ్ అయిందిక్కడ. <smacks lips> ఆ 2 అది మామూలు విధ్వంసం కాదండి. ఆ రెండు సినిమాలు మనకిక్కడ. చాలా పెద్ద హిట్లయ్యేయి చాలా
అవునండి 'ఆవారా' చూసానండి. అ అవునండి. కానీ ఆ నేను 'యుగానికి ఒక్కడులో' ఫీ ఏడుపొచ్చింది నాకైతే.
ఎందుకండి? ఆ క్లైమాక్సూ మొత్తం అంతా చూసి, బాధ అనిపించిందా? ఆ! ఏందంటే ఆహ్, ఆ హీరోయిన్ అప్పటి వరకు వీళ్ళకే సపోర్ట్ ఉన్నట్టుండి, అది ముఖ్యంగా చెప్పాలంటే, అవతల టీమ్ పక్క సపోర్ట్‌కి ఎళ్తుంది. వీళ్ళలోనే చాలా మంది చనిపోతారు. <smacks lips> నిజంగా, ఆ విషయం నిజంగా మనసుని కదిలిస్తుంది. అయితే ఆహ్, ఆ 'ఆవరా' సినిమా వచ్చిన తర్వాత, ఆ సినిమా మనకి ఇక్కడ తెలుగులో డబ్ చేసారు. ఎందుకంటే 'కార్తీక్' గారి సినిమాలు బా ఆడుతున్నాయి. మంచిగా జనాలు వస్తున్నారు. అయితే మనకి ఆహ్, 'నా పేరు సూర్య' అనే ఒక మూవీ వస్తుంది. కరెక్ట్‌గా ఇది ఆ సినిమా ఇలా రిలీజ్ అవ్వగానే ఈ సినిమా రిలీజ్ చేశారు. అయితే ఏమైంది, నేను అది వెళ్లి థియేటర్‌లో చూసానండి ఫస్ట్ సినిమా నాకు. <smacks lips> అందులోను కొంచెం నన్ను 'కార్తీ' అంటే నాకు బాగా ఇష్టం అండి. అంటే ఎందుకు ఇష్టం అంటే, మరి నీకు రీజన్ చెప్పడం నాకు చాలా విషయాలు ఇష్టం. అయితే ఆ సినిమాలో నేను నిజంగా అండి, క్లైమాక్సూ ఒక సీన్ ఉంటుందండి
ఆ లాస్ట్‌లో క్లైమాక్స్ వాళ్ళందరు బాధ అనిపించిందండి చాలా. అవునండి. అవునండి. అవునండి. ఓకే. ఓకే. ఓకే.
ఆ క్లైమాక్స్ గాని, మీరు ఆ సీన్ గాని, చూసినట్టుంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఏడుస్తారు అండి, ఆ సినిమాలో. ఎందుకంటే అంత పెద్ద ఆహ్, క్లైమాక్స్ అంత ఏడుపురప్పించింది కాబట్టి, ఆ సినిమా 5,00,00,000 పెట్టి తీస్తే 65,00,00,000 కలెక్ట్ చేసిందండి, ఆ సినిమా.
ఓకే. ఓకే. వామ్మో! చాలా ఎక్కువ కదండీ!
చాలా ఎక్కువ. ఓన్లీ తమిళనాడు అండి మళ్ళీ. అంటే మిగిలిన లాంగ్వేజ్‌లో అప్పట్లో రిలీజ్ అవ్వలేదు అది. 5,00,00,000 తీస్తే 65,00,00,000 కలెక్ట్ చేసింది. నెక్స్‌టూ మీకు హైలైట్ ఏంటంటే, సంవత్సరం రోజులు ఆడిందండి ఆ సినిమా.
<smacks lips> ప్రొడ్యూసర్ చాలా లక్కీ అండి అయితే.
నిజంగా. నిజంగా. చాలా లక్కీ దాంతో పాటు మీకు హీరోయిన్ ఉంటుంది కదండీ. హీరోయిన్ ప్రియమణిగారండీ తనకి నేషనల్ అవార్డ్ వచ్చింది అండి ఆ సినిమాకిగాను.
ఓకే. ఓకే!
ఆ! అంత పెద్ద హిట్ అయింది. అయితే క్లైమాక్స్‌లో అంటే మీరు చూస్తారా? లేదా పక్కన పెడితే, మాములుగా చెప్తున్నా అండి. క్లైమాక్స్ ఏమవుతుంది అంటే హీరోయిన్ చనిపోతుంది. హీరోని చంపేస్తారు హీరోని. అయితే ఆ సీన్‌కి అండి మీరు నిజం చెప్తున్నాను. నేను కొన్ని రోజులు మనిషిని అవ్వలేక పోయానండి. <smacks lips> అంటే నా గుండెల్లోకి వెళ్ళిపోయింది. ఆ సీన్ ఏంటంటే, మీకు ఆ! హీరోని
ఓకే. ఓకే. అంటే ఇప్పుడు చూడండి. మీరు ఇంత చెప్తున్నారండి. అసలు సినిమా లాస్ట్‌లో హీరోయిన్, హీరో గెలవాలి ఆళ్ళు బతికుండాలి అదే సినిమా అండి...
హ్మ్. అవునండి.
అరె ఈళ్ళు చనిపోవడం అన్నది, అయినా సరే అంత హిట్ అయిందంటే చాలా మంచి సినిమా.
చాలా అం ఆ! నిజంగానండి. ఎందుకంటే, నేను అవి అంటే నేను ఆ సీన్‌లు అవి చెప్పలేను. మీరు ఒక్కసారి గాని చూడగలిగితే మాత్రం నిజంగా ప్రతి ఒక్కరి కళ్ళలో నీరు అనేవి తిరుగుతుంది. ఏంటంటే, మీరు నమ్ముతారో? లేదో ఆ! నేను ఒక వారం రోజులు మనిషిని అవ్వలేక పోయానండి. ఏంటంటే, నాకు ఆ క్లైమాక్స్ మాత్రమే గుర్తు వచ్చేది ఆహ్, సినిమాలో చూస్తున్నప్పుడు. నిజంగా అద్ అది అయితే
చూస్తానండి. ఓకే. అం మీరు ఇంకోటి గుర్తుపె ఒక చిన్న మీరు చూస్తే సూర్య వీళ్ళిద్దరూ అన్నదమ్ములు ఏది చేసినా చాలా నేచురల్‌గా చేస్తారండి.
అవునండి. నిజంగానండి. నెంబర్ వన్ యాక్టర్‌లండి వాళ్ళిద్దరూ. అసలు ఒక్క ఫ్యామిలీ నుంచి అంత మంచి యాక్టర్లొచ్చారంటే నిజంగా వీళ్ళిద్దరనే చెప్పొచ్చండి.
నేనైతే మీరు కార్తీ చెప్పిందేమో నాకు తెలియదు గానండి. సూర్య ఏన్ని ఎప్పుడు చూసినా చాలా నేచురల్‌గా ఉంటాయండి. అసలా, ఈ నటిస్తున్నట్టుగా నాకు ఎక్కడ అనిపించదండి.
అవును. అవునండి. అవునండి. నిజంగా. ఏంటంటే, 'సూర్యగారు' యాక్టింగ్ అంటే న్యాచురల్ ఇంకా. ఏంటంటే, మన కళ్ళతో యాక్టింగ్ చేసి చూపించేస్తారుమాట.
అలా కథలు ఎం అవును. కథలు ఎంపిక కూడా వాళ్ళది చాలా బావుంటాయండి.
అవునండి. అవును. అయితే, ఏమైంది అంటే అండి. నేను ఆ సినిమాలు అవి చూసాను. నెక్స్టు కామెడీ మూవీస్ అంటే అండి. మీరు 'డెడ్‌ఫుల్' అని ఒక్క మూవీ వుంటుంది అండి. ఇంగ్షీషు మూవీ...
ఓకే.
అది నేను ఎంత నవ్వుకున్నాను అంటే అండి థియేటర్‌లో. నిజంగా నాకు ఆ పేరు చెప్తే ఇప్పటికి నవ్వు వస్తుంది అండి. నెక్స్ట్ మీకు 'సుడిగాడు' అనేసి ఎవరు, మన అల్లరి నరేష్‌గారి సినిమా. అల్లరి నరేష్‌గారి సినిమాలు అయితే నేను ఎక్కువగా చాలా దారుణంగా నవ్వుకున్నాను అండి. 'కితకితలు' గాని, ఇది గాని 'సీమటపాకాయ' గాని. <smacks lips> నిజంగా ఎంత నవ్వుకునేవాడినో.
ఓకే. అవునండి. అవునండి. <chuckles> అసల 'కితకితలు' వస్తే? 'కితకితలు', 'సీమటపాకాయ' అండి అసలు ఎంత కామెడీ వుంటయంటే ఆ సినిమాలు.
నిజంగానండి. నెక్స్ట్ ఆ 'సుడిగాడు' అండి. ఏం సినిమాలండి బాబు అసలు. మనకి కడుపు నొప్పి వచ్చేస్తుంది అండి. నవరా నవ్వడానికి మాత్రం. <smacks lips> అలా చాలా దారుణంగా చూసాను. నెక్స్ట్ దాంతో పాటు ఎండి. కొన్ని మీకు సినిమాలు అయితే మాత్రం. థియేటర్‌లో ఫస్స్టు రోజు ఫ్రెండ్స్‌తో మన ఫేవరైట్ హీరో అంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోయేవాడిని అండి. <smacks lips> అంటే ఆ!
ఓకే. నీ మరీ టికెట్ కాస్ట్ ఇయన్నీ చాలా ఎక్కువుంటాయి కదండి ఫస్ట్ రోజు. ఏంటని మరి ఎలాగండి?
అదేనండి. చెప్పాను కదండీ సినిమా ప్రేమికుడినని. నాకూ, అవన్నీ పట్టింపు ఉండేది కాదండి. ఏంటంటే, నా ఫేవరైట్ హీరో అనుకోండి అంటే నా ఫేవరైట్ హీరో అనే కాదు, పెద్ద హీరో ఏ సినిమాకైనా, మొదటి రోజు చూడడానికి ఇష్టపడతానండి. ఎందుకంటేండి, మీరు గమనించండి ఒక పదో రోజు, పదిహేనో రోజు వెళ్తే, అంటే ఫ్యామిలీ వాళ్ళు రావడం, ఒక ప్రశాంతమైన వాతావరణంలో అక్కడ నవ్వు వస్తే అందరు నవ్వుతుంటారు, లేదంటే, బాధ పడతారు తప్ప, మనకు ఆ ఎంజాయ్ చేసే విధానం అనేది తగ్గుతుందండి. <smacks lips> ఆహ్, ఆ గోలలు, ఆ ఈలలు. అదే మొదటి రోజండి, సినిమాకి గాని ఎళ్తే ఉంటుందండి ఆ ఫీలు, ఆ గోలలు గాని, ఈలలు గాని నిజంగా మేము అంత ఎందుకండి, మేమే పేపర్‌లో పట్టుకెళ్ళేవారమండి. మా కాలేజ్ బ్యాగ్‌లు ఉండాయి కదండీ! వాటిలో బ్యాగ్‌లవి చక్కగా పేపర్‌లు రెడీ చేసుకునేవారమండి. ముఖ్యంగా, నాకు ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం అండి. మా ఫ్రెండ్స్‌లొ చాలా మందికి ప్రభాస్ గారు ఫాన్స్. మేము అందరం.
ఓకె. అవునండి. అవును. అవునండి. ఓకె. <chuckles> ఓకె. డార్లింగ్ ప్రభాస్.
దాని మీద, మీకు ఎలా ఉండేది అంటే, ప్రభాస్ గారి సినిమా అలా, కట్అవుట్ అలా, బాడీ అలా కనిపించింది అంటే, స్క్రీన్ మీద. ఇంకా పేపర్‌లు గాల్లోకి ఎగిరి పోవడమేనండి. <smacks lips> నేను అలా బీభత్సంగా అయితే ఆ!
ఇంక పేపర్‌లే. అవునండి. కానీ మీరు, మీరు బాగా ఎంజాయ్ చేశారు. అయితేనండి ఇక్కడ, ఉప్పుడు ఆహ్, మీరు అప్పుడున్న థియేటర్స్‌కి, ఇప్పుడు మల్టీప్లెక్స్ అని, సింగిల్ స్క్రీన్స్ అని ఇలా వచ్చేసినాయండి...
అవునండి.
ఇప్పుడు, అప్పుడు థియేటర్‌లో ఎలాగున్నా, మనం ఏం చేసినా, ఒప్పుకున్నారు. ఇప్పుడు ఒప్పుకోవడం అలాంటివి తగ్గించేసారండి. మెయింటెనెన్స్ అని, ఇప్పుడికి అప్పుడుకి తేడా ఏం చేస్తారండి?
నిజంగానండి, నిజంగా. అంటే, నేనైతే అలీద్ ఆ రెండిటిలో తేడా ఏంటంటే అండి, నేను గమనించింది. ఆహ్, కొన్ని విషయాల్లో, మనకి ఇప్పుడు మల్టీప్లెక్స్‌లవి కొన్ని విషయాల్లో బానే ఉంటున్నాయండి. ఏంటంటే, అక్కడ మెయిన్‌టేన్ చేసే విధానం గానీ, లేదా అక్కడ మనుషులు మనల్ని ట్రీట్ చేసే విధానం. అంటే, వాళ్ళు మనల్ని లోపలికి ఆహ్వానించడం గానీ, అది చాలా బావుంటుందండి. మనకి కొన్ని, కొన్ని సింగిల్ స్క్రీన్‌లో వాటిలో ఎలా ఉంటుందంటే, <smacks lips> అంటే ఎలాంటి వాళ్ళు వస్తున్నారు? ఎవరు వస్తున్నారు? అనేది వాళ్ళకి ఉండదు. ఏంటంటే, మనల్ని ఒక నార్మల్ పర్ అంటే ఒక సాధారణ వ్యక్తిల్లానే మనల్ని ట్రీట్ చేస్తూ ఉంటారు. మనల్ని ఎవోటి అండాలు, <smacks lips> ఇలాంటి ఆ! అలాంటి విషయాల్లో ఎక్కువగా మీరు గమనిస్తే, అక్కడ గొడవల్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి విషయాల్లో. ఏమైనా పోయినా, చేసినా కూడా వాళ్ళ బాధ్యత తీసుకోరు.
ఓకె. ఓకె. ఓకె. అవునండి. అవును. అవునండి. కానీ, వ వాష్రూమ్స్ కూడా నీట్‌గా ఉండవండి అసల.
ఉండవండి, ఉండవు. అదే ఈ మల్టీప్లెక్స్ లాట్లో ఎళ్తే, ఆ వాష్‌రూమ్స్ అనేవండి మనకు ఏకంగా ఒక థియేటర్ ఇక్కడ కూడా ఒక థియేటర్ ఉందన్నట్టు ఆ మిర్రర్స్ గాని, ఆ వాతావరణం గాని అంత బావుంటుంది. నెక్స్టు మనం ఏదైనా గానీ అక్కడ మిస్ అయినా, చేసినా కూడా వాళ్ళ బాధ్యత చాలా బా చూసుకుంటారండి. ఏంటంటే, మీరు సీసీ కెమెరాలో చూస్తాం సార్, మీరేం భయపడకండి, మీకు అది చేస్తాం, ఇది చేస్తాం చాలా బావుంటుంది. కానీ, మనకి ఆ గోలలు, ఈలలు అవి అయితే మాత్రం మనకి మల్టీప్లెక్స్‌ల్లో ఆటిల్లో ఉండవండి. నెక్స్టు ముఖ్యంగా చెప్పాలంటే, మనకి ఆ ఇంటర్వల్ సమయంలో మనం ఖచ్చితంగా, ఏదైనా మనం తింటూ ఉండడం, మనకంటూ ఒక అలవాటండి. అది ప్రతి ఒక్కళ్లకి, అది చిన్న పిల్లల కానించి, పెద్ద వాళ్ళ వరకు అందరికీ అలవాటుంటది. కానీ, ఇలాంటి మల్టీప్లెక్స్ వాటిల్లో ఏమవుతుందంటే అండి, ఆ రేట్లు అనేవి, చాలా వీరా ఎక్కువ రేట్లు ఉంటున్నాయండి. ఏంటంటే, ఒక బకెట్‌తో మనం పాప్‌కార్న్ తీసుకోవాలంటే, 350. అదేగాని ఒక లా లార్జ్ తీసుకోవాలంటే 450 లేదా ఒక పార్టీ ప్యాక్ లాంటిది తీసుకోవాలంటే, 600 ఇలా ఉంటున్నాయండి. ఆ! డ్రింకులు గానీ డ్రింకులు ఏంటండి, ఇప్పుడు మామూలుగా మనం ఆహ్, హొ షా ఎక్కడికైనా ఎళ్ళి తాగితే, రూ. 20 అలా ఉంటాంది ఆ బాటిల్. కానీ వీళ్ళు ఏమి చేస్తారు అలా బాటిల్స్ అవి కాకుండా, వీళ్ళే ఒక కాగితపు బాటిల్‌లో వేద్దాం అని చూస్తారు. అది ఏంటండి, రూ. 220 అండి ఆ డ్రింకు. <smacks lips> అవి <chuckles> నిజంగా నిజం అండి.
<chuckles> అవునండి. అవునండి. అవునండి. అవునండి. అవును. అవునండి. అవును. అవును. అవునండి. అవునండి. అవునండి. అవునండి. థియేటర్‌కెళ్తే, ఆస్తులు అమ్ముకోవాలి ఏమండి.
నిజంగానండి మల్టీప్లెక్స్‌కెళ్తే మాత్రం ఆహ్, అయితే మాత్రం బాగోట్లేదండి. ఏంటంటే, రేట్లు ఇప్పుడు అవి అందరూ తిండివి, జాగ్రత్తగా మంచి రేట్లు ఉండాలి అన్నట్టు ఉండాలండి. అంతేగాని, ఏంటంటే తిన్న వాళ్ళు మాత్రమే తింటారు, తినలేని వాళ్ళని ఇంకేం చేయలేం. ఎందుకంటే, ఇది మల్టీప్లెక్స్. దీనికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇలాంటివున్నాయి చూసారా! <smacks lips> అది మాత్రం అస్సలు బాలేదండి. ఏంటంటే, మనకి కొన్ని, కొన్ని చిన్న, చిన్న విషయాలే మనం చాలా మిస్ అవుతూ ఉంటాం. అంటే ప్రతీదీ మనం తినాలి. కానీ, చిన్న పిల్లలు వదిలినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు గోల పెడతారు, మనం కొంటున్నాం. కానీ, అలాంటివి కొంచెం గాని రేట్లు గాని తగ్గించుకోగలిగితే, మల్టీప్లెక్స్‌లో కూడా, జనాలు అనేది ఎక్కువగా వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారండి. ఎందుకంటే సి సింగిల్ స్క్రీన్‌కి ఇంత డబ్బు పెట్టుకొని ఎళ్తున్నారు కదండీ ఫస్ట్ రోజు, అలానే మల్టీప్లెక్స్‌కి కూడా వెళ్తారు.
అవునండి. అవునండి. అవునండి. అవును. అవునండి. అవును. అవునండి. అ అ అవునండి. అవును. అవునండి. అవును. మీరు చెప్పింది చాలా మంచిదండి. అక్కడ రేట్లన్నీ తగ్గిస్తే, జనాలు ఎక్కువెళ్తారండి. అయితే మీరూ, సినిమా హాల్‌కి మీరు వెళ్ళిన అనుభవాలు, మీరు చిన్నప్పటి నుంచి చేసిని, ఇయన్నిట్ల గురించి చాలా చక్కగా చెప్పారండి. మీరు మీతో మాట్లాడి నాకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. త్వరలో సమయం కలిపితే, మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలండి.
అవును. ధన్యవాదములండి.